ఈ రోజుల్లో మనం చూస్తున్నట్లయితే కనుక అండి, ఈరోజనే కాదు, ఆహ్, గత కొన్ని సంవత్సరాల నుండి చూస్తున్నట్లయితే, తల్లిదండ్రులు మనం చేయలేక తల్లితండులుగా మనం చేయలేకపోయింది, అంటే డాక్టరు అవ్వాలనుకోనో, లేదంటే యాక్టర్ అవ్వాలనుకోనో, వాళ్ళు చేయలేని కొన్ని సిట్యుయేషన్స్ వల్ల అవ్వలేనిది పిల్లలు చేయాలి. వాళ్లని, అంటే పిల్లలకి ఏమిష్టమో, ఏమిష్టం లేదో అనేది తెలుసుకోకుండానే, అంటే వాళ్ళు చదవగలరా? చదవలేరా? ఏదీ తెలుసుకోకుండా, ఆహ్, వాళ్ళు ఖచ్చితంగా ఇంజినీరింగే చదవాలి! అనేది చాలా ఒత్తిడి చేస్తూ ఉంటారు తల్లిదండ్రులు.
హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్.
ఇప్పటికి అప్పటికి ఇప్పటికి ఏమైనా మారింది అనంటారా అండి మీరు? చెప్పగలరా?
ఆ! తప్పకుండా అండి. అంటే యాక్చువల్లీ ఏంటంటే నేను ఎట్లా చూస్తా అంటే 100% అప్పటికి ఇప్పటికి కొన్ని కొన్నయితే మారినాయి. <sniffs> చేంజ్ అనేది కనిపిస్తుంది. ఆహ్, కానీ ఒకటైతే ఎప్పటికీ ని పక్కీగా ఏదుంటదంటే
అవునండి. అవునా అండి?
తల్లిదండ్రుల యొక్క ఆహ్, పుట్టి పెరిగిన విధానం. అంటే వాళ్ళు ఇండివిడ్యువల్‌గా ఎలా పెరిగారు? వాళ్ళు పెళ్లి చేసుకోకంటే ముందు ఆ తల్లిదండ్రులు ఇండివిడ్యువల్‌గా వాళ్ళకొక జీవితం ఉంటది గదా! అది వాళ్ళు ఎటువంటి సందర్భాలలో పెరిగారు? వాళ్ళ చదువేంటి? వాళ్ళ చైల్డ్‌హుడ్ ఏంటి? దాని మీద వీళ్ళిద్దరూ కలిసినప్పుడు ఆహ్, ఒక ఒక పెయిర్ స్టార్ట్ అయితదన్నమాట. <sniffs> ఎందుకంటే యూజువల్‌గానే మన యొక్క చైల్డ్‌హుడ్డు మన <sniffs> ఆహ్, మన మైండ్‌సెట్‌ని ఎంతో ఎంతో కొంత కండిషన్ చేసి ఉంటది. సో, అందుకని మన పేరెంట్స్ యొక్క మైండ్‌సెట్ ఇండివిడ్యువల్‌గా ఎలా ఉంది? వీళ్ళిద్దరూ యాస్ ఎ కపుల్ వచ్చినప్పుడు ఎలా ఒక్కొక్కళ్ళు ఒకరు ప్రభావితం చేసుకొని ఆహ్, హ్మ్, ఉన్నారు అనేది డిపెండ్ అయ్యి ఉంటదన్నమాట. ఇది ఇప్పటికి కూడా ఉంది. సో, పేరే పిల్లలు ఆహ్, మీద పడే ప్రభావం, కెరియర్ ఎంపికలలో, ప్రొఫెషనల్‌గా ఒక రిస్క్ తీసుకోవాలని, ఏదైనా చేయ్యాలి అన్న పిల్లలు, పేరెంట్స్ ఎక్కడి నుంచి వచ్చారు? ఎటువంటి సందర్భాలలో మేము పెరిగామనేది 100% డైరెక్ట్‌లీ ఇంపాక్ట్ ఉంటది.
అవునండి. అవును. అవునండి. అవునండి. అవును. ఖచ్చితంగా అండి. ఖచ్చితంగా ఉంటుందండి.
అది మాత్రం, అది మాత్రం ఇప్పటికీ ఉంది. కానీ నేనేమంటానంటే, ఒకప్పుడైతే 100% హ్మ్, ఆహ్, వాళ్ళు రిస్క్ తీసుకొని సిట్యుయేషన్‌లో ఉన్నారు పేరెంట్సు. అంటే రిస్క్ అనేది ఛాన్స్ లేదు. ఒకవేళ అదేదో అటు ఇటు అయినా కానీ అంత లగ్జరీ అనేది లేదు లైఫ్‌లో. <sniffs> సో, ఏ ఏ ఒక్క నిర్ణయం అయినా కానీ, ఒక కెరియర్ ఎంపికలో అయినా గానీ, ఇంకా ఒక ఫ్యామిలీ, ఫ్యామిలీ విషయంలో అయినా గానీ ఒక నిర్ణయం అనేది చాలా వెయిట్ ఉంటది, బరువు. <sniffs> అందుకని చాలా జాగ్రత్తగా ఒక నిర్ణయం తీసుకుంటారు కాబట్టి, వాళ్ళు సర్వైవల్ మోడ్ నుంచి ఒకప్పుడు ఎకానమీ వేరు. ఇప్పుడు ఎకానమీ వేరు. అప్పుడు అప్పట్లో ఉన్న సర్వైవల్ ఇన్‌స్టింక్ట్ అంటే ఓన్లీ ఆహ్, ఎంత వస్తు బతకడానికి. అది. 3 పూట్ల తిండి తిని ఎంతో కొంత సెక్యూరిటీగా పిల్లల్ని చూసుకోవాలి. పిల్లలకి చదువులివ్వాలి. <sniffs> ఆహ్, మనకంటూ ఎంతో కొంత ఉంచుకోవాలి అనేది రోజు రోజుకి మనం ఆలోచిస్తున్న సర్వైవల్ మోడ్ అన్నమాట. ఆ మోడ్ చూసి ఆల్రెడీ వచ్చారు కాబట్టి మనం మనం మనకి కూడా ఆ భయాన్ని కొంచెం పెడతారు. దీని వల్ల ఏమవుతదంటే, ఆ రోజుల్లో ఒత్తిడి అనేది ఉంటది. అంటే మీరు ఇలానే చేయండి. సెక్యూరిటీ చూసుకుంటారు. అంటే ఇంజినీరింగ్‌ని అప్పట్లో నేనున్నప్పుడు, <sniffs> ఆహ్, నేను ఇంజినీరింగ్ ఎందు చే ఎందుకంటే ఆ రోజుల్లో ఇంజినీరింగ్ అనేది ఒక సేఫ్ సైడ్, సేఫ్ జోన్ ఆహ్, చేస్తే ఏంటి, బీటెక్ చేస్తే
అవునండి. అవును. ఉండదు. అవునండి. అవును. అవునండి. అవునండి. అవును. ఖచ్చితంగా ఉంటుంది. అవును. హ్మ్. అవునా అండి? మిగితా వాళ్ళు కూడా మిమ్మల్ని, "నువ్వు ఇంజినీరింగే చదువు నువ్వు ఇంటరు, 10థ్ క్లాస్ అయిపోయిన తర్వాత ఇంటర్ ఎంపీసీ‌నే తీసుకో" అని మిమ్మల్ని ఒత్తిడి చేసారా అండి? లేదు అంటే గనక
సీ ఒత్తిడి అని నేను చెప్పను. ఒత్తిడిని ఎప్పుడు ఎప్పడు ఒత్తిడి అని ఒకళ్ళకెప్పుడనిపిస్తది? నాకంటూ వేరే నిర్ణయం ఉన్నప్పుడు. ఆ రోజుల్లో నాకసలు వేరే నిర్ణయమే లేదు. నాకు తెలియదు గదా! అవన్నీ ఎట్లా ఉన్నాయో. అప్పటికి నేను ఇంకా మా పేరెంట్స్ అండర్‌లోనే ఉన్నాను గాబట్టి అసలు నాకు తెలీదు. కానీ మా డ్యాడీ వాళ్ళకేం తెలుసు, ఓకే. ప్రతి ఒక్కళ్ళు ఎంపీసీ చేస్తున్నారు. దానికంటూ ఒక వాల్యూ ఉంది. దాని తర్వాత బీటెక్ చేస్తున్నారు. అక్కడి నుంచి జాబ్స్‌కి వెళ్తున్నారు. సో అప్పుడు అంతే కనిపించింది వాళ్ళకి. రిస్క్, రిస్క్ అనిపించలేదు వేరేది ఏమి. వేరేదేం తీసుకున్నా రిస్కే. ఇలా చేస్తే, ఇలా చేస్తే ఒక వాల్యూ ఉంటుంది అని చెప్పేసి ఒక సొసైటీ ఎటు పంపిస్తే ఇటు ఇటు అందరినీ పంపిస్తుందో అలా నన్ను కూడా పంపారు. ఆ రోజుల్లో నాకేం తెలీదు. <sniffs> సో, అలానే ఆహ్, హ్మ్, రిస్క్ కాకుండా సేఫ్ సైడ్‌కి ఏదైతే ఉంటదో అటు పంపించేస్తారు యూజువల్‌గా పేరెంట్స్.
అవును. అవునండి. అవును. అవును. ఖచ్చితంగా. అవునండి. అవునండి. అవును. అవును. అవునండి. అవును. అవునుగా అవును. ప్రతి ఒక్కరు కూడా అంటే కొంతమందెలా ఉంటారంటే గనక నా పిల్లల్ని నేను అంటే పుట్టగానే కొంతమంది వీళ్ళు డాక్టరే అవ్వాలి. నా పిల్లల్ని డాక్టరు జెయ్యాలి అనేవాళ్ళు కొంతమంది ఉంటే, కొంతమంది అప్పటి అంటే మనం 10థ్ క్లాస్ అయిన తరువాత వాళ్ళకి ఏది కేరియర్ బెస్ట్ అనేది ఇంట్లో వాళ్ళు ఉంటారు కదా! కొంతమంది పేరెంట్స్ అయితే కనక ఇంట్లో వాళ్ళు ఆల్రెడీ ఉద్యోగాలు చేస్తూ ఉంటారు కదా! మన పెద్దమ్మ పిల్లలో లేదంటే ఇంకెవరైనా అన్నయ్య వాళ్లో, కజిన్సో ఉంటే వాళ్ళని కనుక్కొని ఏం చదివించమంటారు అని వాళ్ళ సలహాలు కూడా అడుగుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి మనకొక మంచి ధ బెస్ట్ ఇవ్వాలి అని కోరుకుంటూ ఉంటారు. ప్రతొక్క పేరెంట్స్ కూడా అలానే అనుకుంటూ ఉంటారండి.
హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. నిజం అండి నిజం. <sniffs> సో, ఆహ్, ఆ యాస్పెక్ట్‌లో ఏంటంటే చేంజ్ అయితే ఉంది. ఇప్పట్లో ఇప్పుడేంటంటే, కొంతమంది పిల్లలకి ప్రభావం ఉన్నా <sniffs> ఆహ్, పేరెంట్స్ నుంచి ఆహ్, కొంత వరకు ఓపెన్ మైండ్ అయితే వచ్చేసింది. పీఆ ఎందుకంటే, ఈ రోజుల్లో సర్వైవల్ మోడ్ ఉన్నా ఏంటంటే, డబ్బు ఎలా సంపాదించచ్చు అనే టైప్‌లో వెళ్లిపోయారు. <sniffs> డబ్బు ఆహ్, సరిపోను ఉన్నా ఇంకా వెనకాల కూడా వేసేసుకుంటున్నారన్నమాట. <smacks lips> అంటే అలా అయిపోయింది. అలా ఫ్యామిలీస్ ఉన్నారు. ఇప్పటికీ రిస్క్‌లో ఉన్న మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఉన్నారు. అందరూ ఉన్నారు. కల కట్టుగా కానీ ఆ మార్పనేది వస్తుంది. అంటే ఆహ్, ఆహ్, హ్మ్, ప్రొఫెషన్ అంటే ఇదే చేయాలి, ఇలానే ఉండాలి, ఇదే దీనికే విలువుంది అనేది కాకుండా ఎన్నో మార్పులు మనకి, నాకు తెలిసి గత దశాబ్దం నుంచి చూసుకున్నాం. గత శతాబ్దం నుంచి చూసుకున్నా చూసుకుంటే ఎన్నో మార్పులున్నాయి. టెక్నాలజీ పరంగా, <sniffs> మార్కెట్‌లో ఉద్యోగరీత్యా ఆహ్, చేంజెస్ చాలా ఉన్నాయి గదా! అలా. హ్మ్.
అవును. అవునండి. అవును. అవును. ఖచ్చితంగా అండి. అవునండి. అవునండి. అవునండి. మరి తల్లిదండ్రుల్లో ఒత్తిడి అప్పట్లో ఎలా ఉండేది? అంటే కొం ఆహ్, మీ అంటే అప్పట్లో ఎలా ఉండేది? లేదంటే ఇప్పుడెలా ఉంది అంటే ఏమైనా మారింది అంటారా?
హ్మ్. <sniffs> హ్మ్. 100% మారింది. <sniffs> అంటే ఎందుకంటే, వాళ్ళకి తెలిసిన రోజుల్లో, <sniffs> డబ్బు సంపాదించడానికి ఉన్న వృత్తులు తక్కువ. ఆ రోజుల్లో ఇవే చేయాలి. ఇలా చేస్తే డబ్బు సంపాదించొచ్చు అని. ఈ రోజుల్లో చాలా వచ్చాయండి. ఫ్రీలాన్సింగు జాబులొచ్చాయి. ఆహ్, ఏదైనా ఒకరు మా ఒకటి, మనము ఆహ్, <sniffs> సింపుల్‌గా ఇంట్లో ఉండి కూర్చునే జాబులొచ్చాయి. ఎలా అయినా ఏంటంటే, 10,000 సంపాదించటానికి ఒక దారులెక్కువ. హ్మ్. అదే డెలివరీ బాయ్సు ఆ! సో
హ్మ్. అవునండి. అవునండి. ఖచ్చితంగా. అవును. అవునండి. అవునండి. ర అవును. ఏవండి స్విగ్గిలు జొమాటోలు డెలివరీ బాయ్ జాబ్స్ అని. ఇప్పుడు గర్ల్స్ కూడా చేస్తున్నారు. మీరు గమనించారో లేదో అమెజాన్‌లో వాటిల్లో ఆ! అందరూ అంటే ఎవరు ఏమి ఆ ఆఖరికి ఓలా, ఉబెర్ కూడా ఆటో‌లు, చదువుకున్న వాళ్ళు పిల్లలు అంటే కాలేజుకి వెళ్తారు చూసారా?
అవును. హ్మ్. హ్మ్. హ్మ్.
వాళ్ళు కూడా రాపిడో‌లు వాళ్ళు తోలుతున్నారు మీరు గమనించినట్టయితే అంటే చదువుకుంటూ కూడా.
ఆ! అన్ 100% సో <sniffs> ఆహ్, ఒక 10,000 20,000 ఈ రోజుల్లో నెలకి సంపాదించాలి. సిటీ‌లో ఉన్న ఉన్న తరీకాలెక్కువే ఉన్నాయి. ర దారులు కూడా ఎక్కువే ఉన్నాయి. <sniffs> <clears throat> తెలుసుకొని సంపాదించేసేవచ్చు. అంటే వాళ్ళకా రోజుల్లో తెలీదు గదా! వాళ్ళకా రోజుల్లో ఒక 20,000 సంపాదించాలి అంటే ఒక ఒక ఉద్యోగం‌కెళ్ళాలి. ఆడెంతో టైమ్ స్పెండ్ జేయాలి. అదిలా చేయాలి, అలా చేయాలి, అలా చేస్తేనే వాళ్ళకి ఆ ఇరవై వేలొచ్చేవి. ఈ రోజుల్లో సింపులగొచ్చేస్తంది. అంటే అవి త్ అలా హ్మ్.
అవునండి. అవునండి. మరి మీరన్నట్లు వాళ్ళన్నారు కదా! అంటే వాళ్ళకి ఒక ఉద్యోగమనే అని వాళ్ళనుకునేవారని చెప్పంటున్నారు. మరి వాళ్ళన్నట్లు సురక్షితమైన అంటే ఒక ఉద్యోగం అంటే ఇప్పుడు మనకి మనం చేస్తున్న ఆహ్, మీరన్నట్లు ఫ్రీలాన్సింగ్ జాబ్ కానీ లేదు అంటే గనక ఏ నేను చెప్పినట్లు జొమాటోల్లో కానీ లేపోతే వీటిల్లో ఎప్పుడు తీసేస్తారో తెలీదు. మనకి ఎంత కాలమనేదీ ఉంటుందో తెలీదు. అంటే ఒక మనిషి ఒక ఏదన్నా తనకంటూ తాను సొంతగా కొనుక్కోవాలి ఈఎంఐ‌లో కానీ వేటిలో అన్న సరే కొనుక్కోవాలి అన్నప్పుడు మరి సురక్షితమైన ఒక ఉద్యోగమనేది ఉండాలి కదా!
హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. అవును.
మరి ఆహ్, అది అవసరమంటారా? ఉండాలి అంటే సురక్షితమైన ఉద్యోగం అనే భావన ఉండాలి అంటారా? అదవసరమంటారా?
100% అండి. ఇప్పుడేంటంటే సెక్యూరిటీ అంటే ఇప్పుడు ఆహ్, హ్మ్, ఆహ్, సురక్షితమైన ఉద్యోగం ఉండడం వల్ల ఒక స్టెబిలిటీ ఒస్తది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి. రైట్? సో ఇప్పుడేంటంటే ఒక స్టెబిలిటీ అనేదొచ్చినప్పుడు మైండ్ కొంచెం సెటిల్డయితది, రిలాక్సయితది. రిలాక్సయినప్పుడు మనము డెసిషన్స్ ఎలా తీసుకుంటాము అనేది ముఖ్యం. ఓకే. అంటే మనకి ఏం కాదు. మనకంటూ ఒక సెక్యూరిటీ ఉంది. ఆహ్, ఈ జాబు ఉంటది. మనం చేసుకున్నన్ని రోజులు ఉంటది. ఎప్పుడు పడితే అప్పుడు తీసేయరు అనే ఒకటి మైండ్‌సెటున్నప్పుడు రిమైనింగ్ యాస్పెక్ట్‌లో ఏంటంటే ఈజయిపోతది అంతే. <smacks lips> ఆహ్, ఎ సడెన్‌గేదన్నయిపోయి, అసలు మనం ఇంక డబ్బు సంపాదించడం మొల్ ఇప్పుడు నార్మల్‌గా ఒక 60,000 నుంచి 1,00,000 సంపాదించే ఒక ఆహ్, ఐటీ ఎంప్లాయీ, ఆ! నెల తిరిగేసరికి వాడికి వ ఒక రూ. 80,000 వాడెకౌంట్‌లో ఉంటాయి. ఓకే. సడన్‌గా వాడి వాడికి వాడిని లే ఆఫ్ జేసి ఉద్యోగంలో నుంచి దీసేసారనుకుందాం. వాడికి ఆహ్, తర్వాత నెల తిరిగేసరికి ఆ రూ. 80,000 గనపడవు.
అవును. ఖచ్చితంగా. అవునండి. అవును. అవునండి. అవును. అవునండి. అవును. ఖచ్చితంగా. అవును. అవునండి. ఖచ్చితంగా. అవునండి. అవునండి. అవును.
ఎంత పిచ్చోడయిపోతాడు?
ఖచ్చితంగా. ఎందుకంటే ఆల్రెడీ ఆహ్, ఒచ్ నిజం చెప్పాలి అంటే ఉద్యోగం చేసేవాళ్ళు ఆల్రెడీ నాకింత ఫిక్స్‌డ్ సాలరీ వస్తుందన్న వాళ్ళకి ఎలా ఉంటుందంటే, వాళ్ళ ఖర్చులు కూడా నెలకొచ్చి నాకు తెలిసినంత వరకు ఒక ఐదు వేలో, మూడు వేలో మిగులుతాయండి. మిగతావన్నీ ఈఎంఐలని, ఖర్చులని, ఇంట్లోకని, వాటికి వీటికి అని చెప్పి అన్నీ ఖర్చ్ ఖర్చు చేసేస్తారు.
హ్మ్. ఆన్ 100% అంతే. సో, ఇప్పుడేంటంటే ఆహ్, ఒక విధంగా అయితే ఆహ్, ఒత్తిడి అనేది కొంచెం తగ్గిందనే అనుకోవాలి <sniffs> పిల్లల మీద. బట్ ఆహ్, అట్ ద సేమ్ టైమ్ సేమ్
అవునండి. అవును. ఖచ్చితంగా! అవును. కానీ మరి ఈ జనరేషన్‌లో పేరెంట్స్ ఆహ్, పిల్లల మీద ఆహ్, అంటే జోక్యం చేసుకుంటా ఉంటారు కదా! "నువ్వు ఇదే చదవాలి, నువ్వు ఇలా ఉండాలి, అలా ఉండాలి" అని చెప్పేసి. అది వాళ్ళ కెరియర్‌లో మనం ఎంత వరకు ఒక తల్లిదండ్రులుగా, ఎంత వరకు మనం జోక్యం చేసుకుంటే మంచిది అనంటారు మీరు.
హుహు. హ్మ్. హ్మ్. <smacks lips> సీ నేనేమంటానంటే త జోక్యం చేసుకుంటే మంచిది ఇంతే. సీ చూసే విధానం బట్టి ఉంటది. ఇప్పుడు కొంతమంది టూ మచ్ ఆహ్, ఆహ్, హ్మ్, కంట్రోలింగ్ చేస్తారు పేరెంట్స్. <smacks lips> కొంతమంది ఫాదర్స్ ఎలా ఉంటారంటే వాళ్ళు చెప్పిందే చేయాలి.
అవునండి. అవును. ఖచ్చితంగా. అవును. నిజంగానే.
ఆహ్, మ్యా అంటే ఇప్పుడు ఆయన టీచరయితే వాళ్ళ కొడుకు కూడా టీచరే కావాలంటడు.
అవునవును. ఖచ్చితంగా. అంటే తరతరాలుగా అది జ మా మనవళ్ళు, ముత్తాతలు అందరూ ఇదే అని జె‌ప్పుకోడానికో <giggles> మరేమో తెలీదు. నిజంగా అలాగే
ఉ అంత కంపల్షన్ ఉండొద్దండి. సీ కంట్రోల్ అనేది నువ్వెందుకు చేస్తున్నావంటే పిల్లవాడి బాధ్యత కో పిల్లవాడి భద్రత కోసం చేస్తున్నావు అంతే. అంతేగాని మన యొక్క ఆలోచనలు పిల్లల మీద రుద్దటం, అది కూడా కంట్రోల్ చేస్తున్నాము అంటే అది కరెక్ట్ కాదు. సీ బాధ్యత, బా ఆహ్, భద్రత విషయంలో ఆహ్, నువ్వు యాస్ ఎ పేరెంటు వాడి బా వాడి ఆమె భద్రత విషయంలో ఒక విషయం చెప్పడం, ఒక సూచన ఇవ్వడం, ఒక దారి చూపటం వరకే మనం చేయగలం.
అవును. ఖచ్చితంగా. అవును. అవును. ఖచ్చితంగా అండి. మీరన్నట్లు నిజమే. కానీ కొంతమంది పిల్లలేంటి అంటే గనక ఆహ్, వాళ్ళకి కొన్ని సబ్జెక్ట్స్ అనేవి రావు.
హ్మ్. హ్మ్.
అంటే ఇప్పుడు కొంతమందికి మ్యాథ్ అంటే ఇష్టం ఉండదు. కొంతమందికి ఫిజిక్స్ అంటే ఇష్టం ఉండదు.
హ్మ్. హ్మ్.
ఆహ్, పేరెంట్స్ ఏంటంటే, "నా కొడుకు సాఫ్ట్‌వేర్, సాఫ్ట్‌వేర్ అవ్వాలి" అని అనుకుంటూ ఉంటారు. ఈ మధ్య కాలంలో 'లిటిల్ హార్ట్స్' <chuckles> సినిమాలో కూడా చూసాము ఇదే.
హ్మ్.హ్మ్. హ్మ్.
ఆ! కాబట్టి మనం అంటే తల్లిదండ్రులకి పిల్లలు కూడా చెప్పలేకపోతున్నారు. అది దేనికి కారణాలంటారు? అంటే పిల్లద్ పిల్లలు తల్లిదండ్రులకు చెప్పుకోలేరు. కొన్ని కొన్ని "నేను ఇది చేయలేను నాన్న, నా వల్ల కాదు" అని ఎందుకు చెప్పుకోలేరు అంటున్నారు?
సీ ఒకటేంటంటే వాళ్ళు పెరిగిన విధానం అంటే మేబి పేరెంట్స్, పిల్లలకి అంత ఓపెన్ స్పేస్ క్రియేట్ చేయలేదు. వాళ్ళ మనసులో ఉన్నది చెప్పుకోవడానికి. కొన్ని సార్లు ఏంటంటే పేరెంట్స్‌గా మనకి పేరు లాగా అంటే ఉంటారు. సపోర్ట్ చేస్తారు. ఎడ్యుకేషనిస్తారు. డబ్బు సంపాదిస్తారు, మనల్ని చూసుకుంటారు. కానీ ఏదో ఒక వెలుతుంటది పిల్లల్లో. <smacks lips> అంటే వాళ్ళు చెప్పుకోలేరు. ఈ కొన్ని ఆహ్, అ
అవునండి. అలాంటివి ఉంటూనే ఉంటాయి. అవును. అవును. ఖచ్చితంగా అండి. ఖచ్చితంగా అన్ని ఉంటే అది అన్నీ ఉంటే జీవితమెందుకు అవుతుంది అంటారండి?
ఆ! ఒక వెలితుంటది. <smacks lips> సో పేరెంట్స్ ఉన్నారంటే ఉన్నారు కానీ మనం మనవెందుకో దూరం అనిపిస్తుంది మనకి. సో పిల్లలకెప్పుడైనా కానీ ఆ స్పేస్ అనేది క్రియేట్ చేసి పెట్టాలి. అప్పుడు వాళ్ళకి వాయిడ్ ఉండదు. ఒక లోపం లో ఏదో కోల్పోయినట్లుగా ఉండకుండా ఏదైనా ఒక కష్టం ఒచ్చింది అన్నప్పుడు మన దగ్గరకొచ్చి చెప్పుకునేలా ఉండాలి. మన స్ప్ నుంచి క్రియేట్ జేసే స్పేస్.
అవును. అవునండి. అవునండి, అవును. అవునండి. కచ్చితంగా అండి ఖచ్చితంగా. మీరు, మరి మీ తల్లిదండ్రులకేదన్నా ఒక విషయం, ఆహ్, "ఇది కాదు నా వల్ల అవ్వదు" అంటే ఎప్పుడైనా చెప్పారా అండి? చెప్పగలిగారా?
ఆ! హండ్రెడ్ పర్సెంటు. <sniffs> సో మా డ్యాడీకేంటంటే ఉదాహరణ మీకు చెప్పడానికి మా డ్యాడీ‌కి నేను యూపీఎస్‌సీ, ఐఏఎస్ ఆఫీసరవ్వాలనేది బాగా కోరిక.
అవునా అండి?
ఆ! హ్మ్. ఫైన్ అంటే ఆయన నాలో చూసింది ప్రతి ఒక్కళ్ళు చూసారు. ప్రతి ఒక్కలికదే అనిపిచ్చింది. <sniffs> బట్ ఏంటంటే ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్ నాకు చదవడానికి ఇబ్బందేం లేదు. చదువుతా, కష్టపడత ఫస్ట్ అటెంప్ట్ రాకపోయినా సెకండ్ అటెంప్ట్ నేను ఇస్తా డ్యాడీ ప్రాబ్లమ్ అది గాదు. <sniffs> ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్ అయిపోయిన తర్వాతేంటి పరిస్థితి? <sniffs> అంటే నేను <sniffs> సెంట్రల్ గవర్నమెంట్ సారీ సెంట్రల్ గవర్నమెంట్‌కి కింద, ఒక గవర్నమెంట్‌కు ఎంప్లాయ్‌గా ఐఏఎస్ ఆఫీసర్ డిస్ట్రిక్ట్ హెడ్డులాగా ఉంటూ ఉండాలి. రైట్. ఒక బాధ్యత. హ్మ్? ఇపుడు ఒక నాకంటూ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఐఏఎస్ ఆఫీసర్ ఈ పర్ ఈ పరిమితిలో పని జేయాలి. వాళ్ళకి ఇన్ని పరిమితులు ఉన్నాయి అన్నప్పుడు <sniffs> నాకు నేను ధర్మబద్ధంగానే ఉంటా. కానీ ఈ రోజుల్లో ఎంతమంది ఐఏఎస్ ఆఫీసర్స్ ధర్మబద్ధంగా పనిజేస్తున్నారు బయట?
అవునా! హ్మ్. హ్మ్. అవును. స్టేట్ హ్మ్. హ్మ్. అవును. అవును. అవును. అవును. అవునండి ఎవ్ ఎవ్వరు లేరండి అ ఆహ్
ఇన్‌ఫ్లుయెన్స్ ఉంది గదా! పోలీసు ఇన్‌ఫ్లుయెన్సుంటది, పొలిటీషియన్ ఇన్‌ఫ్లుయెన్సుంటది, ఎంఎల్ఏ, ఎంపీ ఇన్‌ఫ్లుయెన్సుంటది ఒకడిన్ని, ఏదైనా ఒకటి చెయ్యాలంటే.
ఆహ్ ఖచ్చితంగా. ఖచ్చితంగా. అవునండి. అవునండి. అవును. ఖచ్చితంగా మీరన్నట్లు ఏదైనా సరే ప్రతిదానికి ఇలా మీరన్నట్లు ఇన్‌ఫ్లుయెన్స్ అవుతూనే ఉంటారండి. అవును.
ఆ! సో, నేనేమన్నా మా డ్యాడీనన్ మా డ్యాడీతో ఒక్కటే చెప్పా. సీ నాకు ప్రాబ్లమ్ ఏంటంటే, నేనొకసారి అంత కష్టపడి చదివిన తరువాత నన్ను నేను ఒక 40 సంవత్సరాలు అందులో చూసుకోలేకపోతున్నా.
హ్మ్. ఆ! అంతేనండి. అ అంటే ఎవరి <chuckles> ఉంటుందండి. అవును. ఆ! ఉంటుంది. అలానే ఉంటుంది.
ఆ పొజిషన్‌లో <smacks lips> సో, చూసుకోలేకపోతున్నా గాబట్టి నేను చెయ్యను. బట్ అల్ ఒకవేళ నిజంగానే ఒకటేదైనా చెయ్యాలి అంటే, నేను ఏదో ఒకటి చేస్తాను. ఆహ్, మనకి సొసైటీ‌లో గౌరవమే కావాలి అంటే ఇలానే ఎందుకు చాలా విధాలుగా గూడా వస్తది.
అవును. అవునండి. చాలా విధాలుగా ఉంటాయండి. అవును.
హ్మ్. అనేసి చెప్పి, కొంచెం చెప్పడం జరిగింది మా డ్యాడీకైతే.
మరి పిల్లల కెరియర్ ఎంపికలో తల్లిదండ్రులు పాటించాల్సిన ఒక ముఖ్యమైన సూత్రం ఏంటో చెప్పగలరా?
హ్మ్. ఆహ్, హ్మ్. ఒకటండి. వాళ్ళకి ఏది వాళ్ళ సీ ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక ఎబిలిటీతో పుడతారండి పిల్లలు. అస్సలు ఏ ఎబిలిటీ లేకుండా అయితే పుట్టరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంట్స్‌గా
ఖచ్చితం ఒకవేళ పుట్టినా సరేనండి. అది తల్లితండ్రులు పిల్లల్ని అలా చేసారు. అంటే గారాబం కొంతమంది అతి గారాబం చేసి వాళ్ళని చెడగొట్టేస్తారు.
హ్మ్. కరెక్టు. సో, నేను ఏమంటున్నానంటే, 100% ఆ ఎబిలిటీ ఏంటో పే పేరెంట్స్‌గా మనమే చిన్నప్పడి నుంచి కొంచెం గ్రహిస్తూ ఉండి, వాళ్ళనటు సైడ్ పు వాళ్ళ ఫ్యాష‌న్ ఏంటో తెలుసుకొని, వాళ్ళనటు అటు పుష్ చేయడం కరెక్ట్ అంటాను నేను.
అవును. అవునండీ. కరెక్ట్ అవునండీ.
హ్మ్.
ఆహ్, చాలా బాగా చెప్పారండి. పిల్లల కెరియర్ ఎంపికపై తల్లిదండ్రులు ఒత్తిడి అనేది ఎలా మారిందో. లేదు అంటే గనక మనకి ఏదన్నా ఇష్టం లేదు అన్న విషయాన్ని తల్లిదండ్రులకి ఎలా చెప్పాలి, ఏ విధంగా చెప్తే వాళ్ళర్థం చేసుకుంటారు. అన్న విషయాన్ని చాలా బాగా చెప్పారు. మీతో మాట్లాడడం నాకు చాలా సంతోషంగా ఉందండి. ధన్యవాదములు.
హ్మ్. తప్పకుండా మళ్ళీ మనం మ మాట్లాడదాం అండి. ధన్యవాదాలు.
ఖచ్చితంగా మాట్లాడాలండి. మాట్లాడుకుందాం. ధన్యవాదములు.